ఇంకా రిమైనింగ్ హ్మ్.
దానివల్ల కొంతమంది పిల్లలేమో చదువుకుంటున్నారు. కొంతమందేమో గేమ్స్ ఆడుతూ ఉన్నారు కదండీ! అందులో గూడా.
ఆ! ఆడుకుంటున్నారు. మనం వాళ్ళ మీద దృష్టి పెట్టాలండి. అసలు వీళ్ళేం చేస్తున్నారు? నిజంగా వాళ్ళు క్లాసే వింటున్నారా? చెప్పిందే చూస్తున్నారా? పీడిఎఫ్ చూసి ఏమన్నా నేర్చుకుంటున్నారా? లేదా? అని మళ్ళా వాళ్ళ దగ్గర కొద్దిసేపు సమయం కేటాయించి వాళ్ళకి అడగాలి. నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు? ఎంత వరకు నేర్చుకున్నావు? నీకేం అర్థం అయ్యింది? ఒకసారి వివరించు. చెప్పు అని చెప్పి వాళ్ళని అడుగుతూ మనం చెప్తుంటే ఆహా! అమ్మో! మా అమ్మ మళ్ళీ చెప్పకపోతే ఫోనివ్వదేమో నాకని భయంతో ఐనా గాని నేర్చుకుంటారన్నమాట.
అవును. తిడతారని, కొడతారని భయంతో. మీరిప్పుడన్నారు గదండీ! ఇప్పుడు ఇలా చేస్తారని జెప్పేసి. ఇప్పుడు చిన్న పిల్లల కంటే ఇలా వాడుతరు. కొంచెం 10థ్ క్లాస్ వాళ్ళు గూడా ఎగ్జామ్స్ టైమ్‌లో గూడా ఫోను వాడుతూనే ఉంటారు.
అవునండీ. హ్మ్.
అలా స్టడీస్‌కి ఏమన్నా స్టడీ ఫోను వాడుతు వ పీడిఎఫ్ చదువుతుర్రు అనుకుంటాం మనం అనుకుంటాం గానీ అది స్టడీస్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే చాన్స్ ఉందంటారాండి? ఆ ఫోను ఊక వాడడం వల్ల?
హ్మ్. ఖచ్చి ఆ! ఖచ్చితంగా. ఎఫెక్ట్ ఉంటదండి. ఎందుకంటే వాళ్ళ ఏకాగ్రత అంతా ఫోను మీద పెడితే, ఇంకా ఆల్లు చదివింది ఏం అర్థమవుతది? ఏం ఎగ్జామ్స్ రాస్తారు? ఈ ఫోను కూడా ఎక్కువ చూడడం వల్ల ఏంటంటే నిద్రలేని సమస్య వస్తది. కళ్ళు చిన్న పిల్లలకి కంటి చూపు మందగించే సమస్య కూడా ఏర్పడుతుందండి.
అవునండి. అది గూడా రీసెంట్ టైమ్‌లో చూసుకుంటే చిన్న చిన్న పిల్లలకి గూడా ఐ‌సైట్ ఉన్నదండి. ఐ సైటు కళ్ళకలు చాలా జరుతున్నాయి.
హ్మ్. ఆ! అదే. ఇంత చిన్న వయసులో కంటి మందు చూపుమనేది చాలా దారుణమైన పరిస్థితన్నమాట. ఒక 40 సంవత్సరాలు, 50 అంటే ఒక అర్థం ఉంది గాని, 6, 7 సంవత్సరాల పిల్లలు కూడా కళ్ళద్దాలు బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు.